ఆ! ఉందండి. అంటే, జీవితానికి అప్లై జేయొచ్చు అనేది మాత్రం ఖచ్చితంగా ఉంది. ఏంటంటే అప్పుడు చిన్నప్పుడు క్లాస్‌లో ఏదో ఒక గొడవలవుతూ ఉంటాయి గదా! పిల్లలు అంటే స్టు మన మధ్యనే ఫ్రెండ్స్ మధ్య. ఆ గొడవయినప్పుడేంటంటే, మాట్లాడుకునే వాళ్ళం గాదు. అలుగుతాం గదా! ఒకళ్ళ మీద ఒకళ్ళం. తర్వాత <laughs>
హుహు. ఆ! అవునవును. హ్మ్. హ్మ్. అవును. అవునవును. హ్మ్. ఆ! <laughs> ఆ ఆడవాళ్ళకి సహజంగా ఉండేదది. <laughs>
మాట్లా అవును. అట్లా అలిగినప్పుడు ఒకళ్ళేది ఇచ్చిన తీసుకోకపోవడము, లేకపోతే మనం ఇస్తే వాళ్ళు తీసుక్ ఇట్లా ఉంటుంది గదా!
హ్మ్. అవును. హ్మ్, హ్మ్. అవును.
కానీ, పిక్నికెళ్ళినప్పుడు అందరం ఒకటైపోతాం అసలు మళ్ళీ. ఏ గొడవ లేదు, ఏమి లేదు మొత్తం పోతాయి అన్ని. <laughs> ఎంజాయ్ జేయడం. హ్మ్. నేనిది దెచ్చా, ఇది భలే ఉంటుంది, ఇది తిను ఇది చాలా బావుంటుంది రా ఆడుకుందాం ఇట్లాగన్నమాట. ఇంకసలు ఏముండదు. అయితే దానికి ఆ! నేను నేర్చుకున్నదేంటంటే, ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా కూడా మనమే ముందు మాట్లాడేయచ్చు. మాట్లాడలేనంత పెద్దవి ఏమి ఉండవు. మనం అనుకుంటాం గాని అవును. <laughs>
ఆ! అవును. <chuckles> హ్మ్. నువ్వేం తెచ్చావు, నేనేం తెచ్ ఆ! ఆ! ఆ! ఆ! హ్మ్. ఆ! మనం <laughs> చిన్న పిల్లల మధ్యలో ఉండం, మనకప్పుడు అవే పెద్దవనిపిస్తాయి. హ్మ్.
అవును, అవును. ఆ ఏజ్‌లో అవే పెద్దవి. నన్నిలా అంటుందా లేకపోతే నాకివ్వకుండా వాళ్ళకిస్తుందా. <laughs> ఇలా ఉంటాయి గదా! అవును.
హ్మ్. ఆ! నాకనోంచ్చి నాకన్నా ముందొచ్చి నా ప్లేస్‌లో కూర్చుండిపోయింది. <laughs>
ఆ! నా బెంచి నన్ను కూర్చొనియలేదు ఇట్లాగనమాట. కానీ అలా ఉంటుంది.
హ్మ్. ఆ! టీచరెప్పుడు నేను మంచిగా రాసినా, ఆమెనే పొగుడుతుంది అని ఆ కు
ఆ! అబ్బో! ఇవి గూడా. <chuckles> అప్పుడు యాక్సెప్ట్ చేయడం, అవును కుళ్ళుంటుంది. ఆ తరువాత ఎప్పుడు నాది రాం‌గే కొడతారు, ఆ అమ్మాయిదేప్పుడు రై‌టే కొడతారు మనకు తెలియదు అందులో. <chuckles> మనం రాసింది తప్పా, రైట్
ఆ కుళ్లు గూడా ఉంటుంది. హ్మ్. అవును. ఆ మేడం‌కి ఆమె అంటేనే ఇష్టము. అందుకని ఆ మేడం‌ నా నేనంటే ఇష్టం లేదు అందుకని ఆ టీచర్ అంటే నాకిష్టం లేదు. <laughs>
ఇష్టము. అవును. <laughs> అవును, అవును. అట్లా ఉంటాయి. ఇలా బయటికెళ్ళినప్పుడు మాత్రం ఇంక అందరం ఒకటైపోతాం. మళ్ళీ నెక్స్ట్ రోజు నుంచి మళ్ళీ ఫ్రెష్ అన్నమాట. ఆహ్, మళ్ళీ మాములు ఫ్రెండ్షిప్ మళ్ళీ మామూలుగైయిపోతాం బావుంటుందండి.
ఆ! <laughs> హ్మ్. ఆహా! మళ్ళి ఎవరి క్లాస్‌లో వాళ్ళు, ఎవరి బెంచ్‌లో వాళ్ళు. <laughs>
అవును. <chuckles> అలా ఉండేది.
హ్మ్. ఏదైనా ఒక చిన్న నిర్ణయం ఆహ్, అప్పుడు చేసింది ఇంకెప్పుడు చేయకూడదు అనుకున్నదేమైనా ఉందా?
హ్మ్. ఆహ్, అలాంటి నిర్ణయం అనేది ఏం లేదండి, పెద్దగా. ఎందుకంటే, అది చిన్నతనంలో వెళ్ళింది గదా! బాగా అలవా అంటే ఆడుకోవడము ఆ తర్వాత సరదాగా అందరం కలిసి కూర్చొని తినడము, ఇట్లాంటివే గుర్తున్నాయి గానీ నిర్ణయం లాగా ఏం లేదు పెద్దగా నాకు.
హుహుహు. ఆ! హుహు. ఆ! ఓకే. అప్పటికి ఇంకా మెచ్యూరిటీ కూడా ఏమి వచ్చుండదు కాబట్టి ఆహాహా!
ఏముండదు. అవును. ఆటల మీదే ఉంటాం గదా! ఎంతసేపు ఆడుకోవాలి ఏదో ఒకటి తినాలి <laughs> ఇట్లనే ఉంటుంది.
అవును. <laughs> హ్మ్. ఇంకేదైనా ఎక్కాలి. ఇంకా ఎక్కడ తీసుకెళ్తారు? ఆహ్, ఆ క్యూరియాసిటీ ఉంటుంది.
ఆ! అవును. అవును, అవును.